చాలా చాలా సార్లు మనం ఒంటరిగా అంటే నాకు ఒక, ఒక కొన్ని రోజులు గుర్తొచ్చాయి. లాస్ట్ టైమ్ మనకి కరోనా కోవిడ్ అని చెప్పి లాక్‌డౌన్ ఉంది. గుర్తుందా? అప్పుడు అసలు ల లాక్‌డౌన్‌లో ఒంటరిగానే కదా! ఉండేది. ఆహ్, అమ్మవాళ్ళు సరే అమ్మవాళ్ళు అంటే సీరియల్స్ చూస్తా ఉంటారు. ఇంకా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉండేసరికి అవి చేసుకుంటారు నాన్న వాళ్ళు. ఇంక పిల్లలు ఆన్లైన్ క్లాసులేం వింటాము? వినము. ఇంకా అవి కూర్చొని ఆ ఫోన్ చూడటం గాని సినిమాలు, గేమ్‌లాడటము ఇవి చాలా అలవాటైపోయాయి.
అవును. హ్మ్. అవును. ఆ! హ్మ్. హ్మ్. అవును. కిన అవును. నిజంగా.
ఇంకా అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గేమ్స్‌కి అలవాటయ్యాము. కానీ ఇప్పుడింక ఆహ్, ట్ ఆ టైమ్ జోన్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత కొత్త కొత్త అలవాట్లు మన జీవితానికి ఉపయోగపడతాయి అన్నవి చేస్తున్నా నేనైతే. అంటే బుక్స్ చదవటం కానీ ఇంగ్లీష్ బుక్స్ చదవటం కానీ, దీని వల్ల కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతది. లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవవుతాయి.
హ్మ్. ఆ! కొన్ని మనమూ కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చంటారు. ఆహ్, దాన్ని వృధా చేయకుండా.
అవును. నిజంగా బుక్స్ చదవటం మొదలుపెట్టాను. ఇంకా సాయంత్రం పూట అలా ఖాళీగా ఉంటే బ్యాడ్మింటన్ ఆడతానికి వెళ్తన్నాను ఒంటరిగా ఉన్నప్పుడు. అలా స్నేహితులతో బయటకు వెళ్ళడం గాని పక్కన పార్క్‌కెళ్ళి పానీపూరి తినడం గాని ఇలాంటివన్నీ చేస్తా ఉంటాము.
ఓహ్! నైస్. ఓకే. హ్మ్. <chuckles> ఆ! ఓకే. దాన్ని వృధా జేయకుండా మిమ్మల్ని కొంచెం నైపుణ్యాలు పెంచుకోవడానికి గాని, లేదంటే మీ మనసుని రిలీఫ్ జేయడానికి స స్నేహితులతో బయటికెళ్ళడం అలా జేస్తుంటారనమాట అయితే. అయితే హ్మ్.
అ! అవునవును. అంటే మనకి చాలా రకమైన ఆప్షన్సనేవి ఉన్నయీ. ఈ లైక్ మనకి కొ మొత్తమూ ఒకటేసారి ఎంజాయ్ చేయడము, లేకపోతే మొత్తము బుక్స్ చదువుతా ఉండమని నేను సజెస్ట్ చెయ్యను. అంటే నువ్వొకరోజు ఉన్నావు. నీకు ఒక కొన్ని 2 హావర్స్ ఖాళీగా ఉంది. ఒక లైక్ నువ్వొంటరిగా ఉన్నప్పుడు ఒక గంటసేపు చదువు. దానివల్ల నీకు మంచి స్కిల్స్ వస్తయి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వస్తది. ఇంకొక గంట టైం పాస్ చెయి. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్ళు. లేకపోతే గేమ్స్ ఆడు. ఎక్సర్‌సైజ్ చెయి. సో, మలల్ని మనము ఆహ్, ఇంకా గ్రో చేసుకుంటున్న వాళ్ళమవుతాము.
ఉన్నాయి. అవును. ఓకే. హ్మ్. అవును. హ్మ్. హ్మ్.